అదే కదండీ. చిన్నప్పుడు బా చిన్నప్పుడు ఏంటంటే అప్పట్లో ఆహ్, రామ్ చరణ్ సినిమా ఒకటి వచ్చేదండి. ఏంటంటే 'నాయక్' అనే సినిమా వచ్చింది. అప్పుడేంటంటే దాంట్లో ఆర్ అని ఒక టీ షర్ట్ ఉండేది. లోన టీ షర్ట్‌ను పైన బ్లాక్ కోట్ ఎసేవాడండి. ఒక సాంగ్‌లో.
ఓకే. ఆహా! ఆహా!
'లైలా ఓ లైలా' ఆ సాంగ్‍లో వేసాడండి. నేను అది చూసింకా, ఆ టీ షర్ట్ తీసుకొని పండగకి ఏంటంటే బట్టలేసుకుంటాం <chuckles> కదండీ. ఇప్పుడేంటంటే నేను అది తక్కువ రేట్‌లో దొరికిందండి. తక్కువ రేట్‌లో ఉందని, మా అమ్మ నాన్న గారికి అడగ్గానే కొనిపెట్టారండి. అంటే తక్కువలో ఉంది కాబట్టి కొన్నాం. అదే గనుక అదొక 5000, 6000 ఇయంటే మనం కొనగలమండసలు? లేదు కదా! తక్కువలో ఉంది కాబట్టి నేను అప్పుడు అందుకని అడిగాను అడగలిగానండి. లేదంటే అడగకపోదునసలు. నాకు చిన్నప్పుడేంటంటే మనం తెలిదు చిన్నప్పుడంటే ఇష్టాలు గాని, ఇయి గాని కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా. ఇందాక మీరు అన్నారు కదండీ ఇది ఏంటంటే, ఇంటర్వ్యూ‍‍కి గాని, ఇలాంటి ఆట్లకి గాని ఏం బట్టలేసుకెళ్తారని. నాకు ఇంటర్వ్యూ‍లు జరిగిన అంటే స్టార్టింగ్ నాకు కొత్తగా తెలియదు. స్టార్టింగ్‍లో ఎలా ఎళ్ళాలంటే, నార్మల్‍గా జీను ప్యాంటు ఇయన్నీ యేసుకొని ఎళ్ళిపోయేవాడిని. ఆ! ఈ ఇంటర్వ్యూ అనేదేంటంటే ఫెయిల్ అయ్యానండి. నన్ను చూడగానే రిజెక్ట్ చేసారు. ఏంటా నేనేం చేశాను అంత బానే ఉంది కదా! ఇంకేం మాట్లాడకుండా ఏంటి రిజెక్ట్ చేశారని చూస్తే బయటికొచ్చాక, ఒక సీనియర్ అన్న ఉన్నాడండి. ఆ అన్నని అడిగానండి. అన్న ఇలా ఎందుకు రిజెక్ట్ చేసారు. ఇలా యెళ్ళాను, మొత్తానికి ఇలా ఇది చేసేసారు అంటే, అప్పుడు అన్నయ్య అన్నాడండి. "తమ్ముడు డ్రెస్ మెయిన్‌టెనెన్స్ ఉండాలి. అంటే ఇంటర్వ్యూ కదా! ఇది జాబ్ పర్పస్ కదా!"
అవును. ఓకే. అవును. అవును. అదే, అదే. అవును. అవును. అవును. అవును. అవు ఆ! ఆ! అవును.